ఆ! అవునండి. నేను మళ్ళీ మెదడుతో ఆలోచించినప్పుడు ఏం చేస్తానంటే, ఆహ్, కోచింగ్ జాయినవుదాం. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి మనం కరెక్ట్‌గా ప్రిపేరవుదాం, మనకంటూ ఒక టైమ్ టేబుల్ తయారు చేసుకుందాం, ఆ టైమింగ్స్‌లో మనకి అనుకున్న పని జ మొత్తమంతా కంప్లీట్ అయ్యేలా చూసుకుందాం. అని చాలా మట్టికి ఆలోచిస్తూ ఉంటాననమాట. ఆహ్, అలాంటి ఆలోచించినప్పుడు నాకు ఒక్కొక్
ఓకే.
నేను మనస్సు చెప్పింది చెయ్యాలా, లేపోతే హార్ట్ చెప్పింది చేయాలా, అని 2 వైపులుగా నేను కన్‌ఫ్యూజయిపోతూ ఉంటాననమాట. ఆ కన్‌ఫ్యూజ్‌లో నేను ఏం చేస్తానంటే, మా డాడీకి వ్యక్తపరుస్తాననమాట. ఇలా అని డాడీ నాకు 2 విధాలుగా ఆ! అవును ఫ్రీ అనిపిస్తుంది. అంటే మనం మెదడుతోనీ, గుండెతోనీ అనుకున్నప్పుడు ఏంటంటే, ఆ రెండిట్లో కంక్లూజననేది మనకి రానప్పుడు ఏం చేయాలంటే, మనం ఎదుటి వాళ్లీ వ్యక్తి ఆహ్, ఎదుటి వ్యక్తి నుంచి మనం సహాయాన్ని మనం పొందుకోవచ్చు. ఎందుకంటే, వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. అంటే వీళ్ళు సమాజంలో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుందిరా. ఎందుకంటే, వాళ్ళు చాలా మంది ఇలా ఇంప్రూవయ్యారు వాళ్ళు. ఎదిగారు జీవితంలో అని వాళ్ళ సహాయం ద్వారా మనకి తెలుస్తుందనమాట. అందుకోసమని నేను డాడీకి చెప్పడం జరిగిందనమాట. డాడీకి చెప్పడం జరిగిన తర్వాత, మా డాడీ అన్నారు. "ఒరేయ్! నీకు కావాలంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి నువ్వు ఏంటంటే, జాబ్ చేస్తూ కూడా ప్రిపేరవ్వచ్చు. కాపోతే నువ్వేంటంటే పర్టిక్యులర్ టైమనేది"
హ్మ్, హ్మ్. ఓకే. మీ నాన్నగారికి చెప్పుకుంటే, మీక్కొంచెం ఫ్రీ‌గా అనిపిస్తుంది. హ్మ్. నిజమే. నిజమేనండి. హ్మ్. ఆ! అంతే కదా! మరి. ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రిపేరుస్ ఆహ్, సమయమనేది వృధా అవ్వకుండా ఉంటుంది కదా మీకు.
ఆ! అవునండి. సమయం వృధా అవ్వదు. పైగా ఏంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట అందులో. ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తది. అండు ఇంకోటేంటంటే, "నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఆఫీస్‌లో పని ఆఫీస్‌లో అప్పుడైపోయేలా చూసుకో, ఎందుకంటే నీకు ఇంటికొచ్చిన తర్వాత, నువ్వు కొంచెం టైమే స్పెండ్ చసి స్పెండ్ చేయగలవు. అంటే ఎలా అంటే, నువ్వొచ్చి రెడీ అవ్వి. నీ కుకింగ్ ఇయన్నీ చూసుకునేటప్పటికే చాలా టైమయిపోతుంది. ఆ టైంని నువ్వు తగ్గించుకొని, నువ్వు ఏ టైంలో అయితే నువ్వు ఎక్కువగా చదువుకోగలవో, అలాగే నిద్రపోయే సమయంలో నువ్వు ఉండగలవో, ఆ టైమింగ్స్ నువ్వు కాలిక్యులేట్ చేసుకొని, ఒక సమయమనేది కేటాయించుకో." అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను నాకు వచ్చినా బ్యానవ్వడం జరిగిందండి.
హ్మ్. నిజమే. చె ఆ! ఓకే. చాలా చక్కగా వివరంగా చెప్పారండి. మీ నాన్నగారు మాత్రం. ఎందుకంటే, దేనికి ఎలాగా ప్లానింగివ్వాలనేది చాలా చక్కగా జెప్పారు.